ఆమె, ఆమె జీవితంలో అన్ని చూసొచ్చి. ఆమె అనుభవంతో మనకు చెప్తుంది ఎవరైనా సరే. ఎవరి అమ్మైనా సరే వాళ్ళ జీవితం హ్మ్.
ఆ! ఆ! అలా చెప్పినయి కాకుండా మీరు ఏమన్నా స్వయంగా ఆహ్, మీ అమ్మగారు చేసిన పనులు ఏమైనా చూసి నేర్చుకున్నారా?
ఆ! అవునండి ఎంద్ ఆహ్, చిన్నప్పటి నుంచి ఆహ్, నా చిన్నప్పుడండి మేము ఊర్లో ఉంటాము. అక్కడేంటంటే మాకు కొంచెం ల్యాండుంటుంది. సో, ఆ ల్యాండులో వర్క్ చేస్తూ, అలా చేస్తూ, ఆహ్, మమ్మల్ని పెంచుకుంటూ, ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ, అలా అన్నీ ఆహ్, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేదండి మా అమ్మగారు. అది చూస్తూ
హ్మ్. ఆహా! ఆ! పొలం పని చేసావు చేస్తూ మిమ్మల్ని పెంచేవాళ్ళా?
హ్మ్, అవును మమ్మల్ని పెంచేవాళ్ళు. ఒకా టైమోచ్చేసరికి ఆ పొలంలో చేయడం ఆపేసింది. ఎందుకంటే మా మమ్మీ మా అమ్మకి చిన్నప్పటి నుంచి ఆహ్, అలా అలవాటు లేదండి. పెళ్లైనక యళ్లడం స్టార్ట్ చేసిందన్నమాట. అందుకని ఆహ్, అలా స్టార్ట్ చేయడంతో ఆహ్, ఈ మా అమ్మ వాళ్ళ పేరెంట్స్ అనే వాళ్ళు నచ్చలేదు వాళ్ళకి. సో, మా మమ్మీ సెపరేట్ ఒక బిజినెస్ లైకు టైలరింగ్ అంటారు కదా! మెషిన్ కుట్టడం. సో, అలా పెట్టి దాంట్లో మనీ ఎర్న్ చేస్తూ, మమ్మల్ని పెంచుతూ, ఇంట్లో చూసుకుంటూ అలా ఆహ్, కంటిన్యూ అయినాం అండి మేమైతే. ఎప్పుడు ఏ నిరాశతో ఉంటానో లేదా ఏదైనా కష్టంగా అనిపిస్తుందో అప్పుడు మా ఆమె నాకు ధైర్యం ఎప్పుడు ప్రేరణ అవుతుంది, ఇస్ ఇస్తుంది ధైర్యమానేది. అలా చే
హ్మ్. ఆహా! ఎందుకు ఏమైంది? ఆహా! ఆహా! ఆ! అవునవు ఆహా! హ్మ్. <smacks lips> అంటే ఇప్పుడు టైలరింగ్ చేస్తా అన్నారు. టైలరింగ్ అప్పటి నుంచి టైలరింగే చేస్తున్నారా? ఇంకా పొలం పని మా ఆపేసారు ఇంకా అప్పటి నుంచి?
హ్మ్, అప్పటి నుంచి టైలరింగ్ చేస్తూ ఉండేది పొలం పని ఆపేసింది. అలా టైలరింగ్ చేస్తూ అంటే ఇంక కొంతమందికి ఐదుగురికి, నలుగురికి అలా నేర్పిస్తూ, తను ఇంక నేర్చుకుంటూ అలా ఒక ఇన్స్‌పై అవును. అలా వేరే వాళ్ళని ఇన్స్‌పై‌ర్ చేస్తూ, మమ్మల్ని ఇన్స్‌పై‌ర్ చేస్తూ, మా ఫ్యామిలీలో ఇన్స్‌పై‌ర్ చేస్తుంది.
హ్మ్. ఆహా! నేర్పించడం కూడా చేసారా. అంటే ఉచితంగా నేర్పించారా? లేకపోతే ఆహ్, వాళ్ళ దగ్గర మొన్న మళ్ళీ ఇట్లాంటి ఫీస్ తీసుకోవటం గాని అట్లా ఏమైనా చేసారా?
నేర్పించడమంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్సుంటాయి కదండీ! అందులో వీళ్ళు టైలరింగ్ టీచర్ లాగా మా మమ్మీ ఎళ్ళింది అన్నమాట. సో, అక్కడ పిల్లలకు నేర్ నే
ఆ! ఆ! గవర్నమెంట్ దాంట్లో కూడా ఈ టైలరింగ్ నేర్పించే టీచర్లుంటారా?

ఆ! మా నాన్నగారికి ఆల్రెడీ నేను మా మమ్మీ గారికి అండ్ నాన్నగారికి ఒకేసారిచ్చాం ఫోన్ కొనేసి ఒక్కరికొక ఒక్కొక్క ఫోను ఇద్దరికీ. సో, ఇప్పుడు ప్రస్తుతానికి మా హ్మ్. అవును. ప్రస్తుతానికి మా అమ్మ బర్త్‌డే వస్తుంది కాబట్టి, తనకీ ఇలా మేము చేస్తున్నాము, తర్వాత మా డ్యాడీ‌కి ఆలోచిస్తాము ఏం చెయ్యాలో. సో, ఎందుక్ ఆహ్, అందుకన్
ఆహా! ఆ! సొంత డబ్బులుతో. హ్మ్. హ్మ్. ఇప్పుడు రేపు మీకూ పెళ్ళై పిల్లలు పుడితే గూడా ఇప్పుడూ వీళ్ళ గురించి ఇన్‌స్పిరేషన్‌గా జెప్తారా వీళ్ళెలా, వీళ్ళు జేసినివి ఇట్లాంటివన్నీ?
ఆ! తప్పకుండా అండి. నేను, నేనెవ్వరికైనా ఆహ్, సరే స్కూల్‌లో అయినా, కాలేజ్‌లో అయినా, ఎప్పుడైనా ఇ ఇలాంటి టాపిక్కొస్తది హూ ఇన్‌స్పైర్స్ యూ అనేసి. అంటే, మీకు ప్రేరణ ఇచ్చింది ఎవరు? అనేసి ఒస్తది. టాపిక్ తప్పకుండా. నేనయా ఎప్పుడొచ్చినా టాపిక్, నేను మా మమ్మీ గారి పేరే చెప్తా.
ఆ! ఆ! సాధనకి ఇప్పుడు కాలేజ్‌కెళ్తనన్నారు, కాలేజ్‌లో మరి మీకు స్నేహితులు అట్లాంటోళ్ళెవరు లేరా?
ఎలా అ అంటే
స్నేహితుల్లో మీకు ప్రేరణిచ్చినవోళ్ళు అంటే, ఇపుడు మీకు అంటే, మీ తల్లి గారు, మీ నాన్న గారు మీకు తెలుసు గాబట్టి, చిన్నప్పుడు నుంచి చూసారు గాబట్టి అలా తెలుసు. అలా కాకుండా ఇకొక కొత్త వ్యక్తి మీకు తెలీని వ్యక్తి అప్పుడు ప ఎవరన్నా పరిచయమయ్యీ, ఆహ్, మీరూ కాలేజ్‌లో గానీ, స్కూల్లో గానీ, లేపోతే మీకు ఎప్పుడైనా ఆహ్, తెలియని వ్యక్తులేవన్నా పరిచయమయ్యి, వాళ్ళేవన్నా మీకు ఇన్‌స్పిరేషన్‌గా అంటే, ఒక హీరో గానీ, హీరోయిన్‌ గానీ ఉంటారు గదా మనం చూసి ఒక వన్స్ మంది ఇన్‌స్పైరవుతా ఉంటారు గదా! ఈ క్రికెటరటారు, అట్లాంటియేవన్నున్నయా?
ఆ! స్నేక్ ఓహ్! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. ఆ! అంటే, నా మమ్మీ ఆహ్, మా అమ్మగారు, డ నాన్నగారు పక్కన బెడితే నాకు ఇన్‌స్పైరిచ్చిన మరొక వ్యక్తి మా నేను స్కూల్లో చదివేటప్పుడు మా టీచరండి. ఆహ్, ఒకా టీచర్. తనూ, తను కూడా నన్ను చాలా ఇన్‌స్పైర్ చేశాడు. ఎలా అంటే, తనూ
ఆ! అంటే, ఏ తరగతిలో చిన్నప్పుడా, పెద్దా?
చిన్నప్పుడే స్కూల్లో నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు, అంటే నేను స్కూల్లోనే 5-10 వర్ అంటే, ఆ స్కూల్‌లో 5-10 వరకు చదివాను. సో, అక్కడొక టీచరుంటాడు. సో, ఆయన కూడా హ్మ్. మా ఆయన వల్ల నేను చాలా నేర్చుకున్నాను. సో, తను కూడా వన్ ఆఫ్ ద ఇన్‌స్పిరేషనే నాకు.
ఆ! హుహు. అంటే, ఎట్లా, ఏం చేశారు? ఏవన్నా ఏం చెప్పేవోళ్ళు?
సో, తనేంట్ ఆహ్, సారేంటంటే, ఓన్లీ ఒక ఒచ్చేసి, పాఠాలు చెప్పేసి, మీరూ చదువుకోండనేసీ యెళ్ళిపోకుండా, డైలీ జరిగే కొన్ని ఇన్‌స్పిరేషనల్ స్టోరీసు, ఎలా ఇన్‌స్పైరవ్వాలి, నువ్వు జీవితంలో ఎలా పెరగాలి, కొన్ని పాఠాలు గుణపాఠాలు, కొన్ని పాఠాలు, ఆహ్, జీవితంలో
ఆ! చెప్ ఆయన చెప్పినయేవన్నా గుర్తున్నయా మీకు మా బాగా గుర్తుండిపోయినదేవన్నా సంఘటన? ఆయన చెప్పినా, ఆయన లైఫ్‌లో జరిగినియేవన్నా చెప్పినయేవన్నా గుర్తున్నయా?
ఆ! ఆ! ఉన్నాయండి. అన్ ఏంటంటే, తనకీ ఆహ్, ఆ సారేంటంటే ఒచ్చి కొంతమందేం జేస్తారంటే, <smacks lips> పిల్లలకు ఓన్లీ పాఠాలు చెప్పేసెళ్ళిపోతారు. అంటే, ఈ ఈయనేంటంటే, నైతిక విలువలు గానీ, క్రమశిక్షణగా ఉండడం ఎలా, ఇతరులతో ధైర్యంగా వ్యవ
హ్మ్. ఆహా! ఆ! ఆయన తెలుగు జే తెలుగు టీచరా ఏంటాయన కొంపదీసి?
ఆ! తెలు ఆహ్, తెలుగు కాదు, సైన్స్ టీచర్. సో, సైన్స్ టీచరయినా సరే ఎ అన్ని చెప్తాడనమాట. తెలుగు టీచర్ కన్నా ఎక్కువ చెప్తాడనమాట. సో, మంచిగా ఆలోచించడవెలా?
ఆ! అంటే, తెలుగు గూడా నేర్పిచ్చేవాడా?
అవును. <giggles> మన ఆత్మను మేలుకొలిపే శక్తి అనేసి ఒకా ఒకటి ఒక స్టోరీ చెప్పాడండీ అప్పుడు. సో, ఆ స్టోరీ అనేది
ఆ! చెప్పండి మీకు గుర్తుంటే నాకొకసారి వింటాను నేను.